దానివల్లేమవుతుందంటే, వెరీ లిమిటెడ్ సేల్స్. ఆ లిమిటెడ్ సేల్సు ఒచ్చింది చాలా తక్కువ. అంటే స
ఆహా! ప్రైజ్ గూడా అప్పుడు చాలా ఎక్కువగా ఉంటదండి.
ప్రైసెక్కువ ఉన్నా కూడా అమ్ముకోవడానికి మనీ ఉండాలి కదా! <chuckles> అమ్ముకోవడానికి మామిడికాయలుండాలి కదా! అవి ఉండవు. ఈ విధంగా వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు. చెప్పాలంటే అదొకటి, పౌల్ట్రీ ఒకటి అండి. ఆహ్, పెద్ద మంచి బిజినెస్‌లు కావండి. ఈ మామిడి, ఈ పౌల్ట్రీ ఇవన్నీ కూడా ఒక రేట్ నిర్ణయించేవాడొకడు. <tsk> రేట్ ఒకడు నిర్ణయిస్తాడు మొత్తం మార్కెట్‌లో. అదేంటంటే కొంతమందికి ఆహ్, దానికి మొత్తం త అయ్యే కాస్ట్ ఎక్కువైపోద్ది.
అవునండి. అవును. ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళు. ఆహా! ఓకే. ఆహా! అవునండి. అంటే మాకు తెలిసిన వాళ్ళకి పౌల్ట్రీ ఉందండి. పౌల్ట్రీ అంటే, ఇప్పుడు ఈ ఈ చికెన్ గాదండి. ఎగ్స్ ఉండేది. వాళ్ళ బిజినెస్ చాలా బాగా జరుగుతుందండి.
అవును జరుగుతుంది. అది అదృష్టమేనండి. జరిగితే ఒక సంవత్సరం బాగా జరుగుతుందండి. ఈ మామిడి కూడా అంతే. లేకపోతే మరో సంవత్సరం పూర్తిగా జీరో అయిపోతుందండి. ఎందుకంటే, ఇప్పుడు ఇప్పుడు తె గుడ్డు మొత్తం తయారవ్వడానికి రూ. 5.20 అవుతున్నది ఇప్పుడు ప్రెజెంట్. నాకు తెలిసిన వాడు చెప్పిన ఆ! కానీ ఆహ్, వాళ్ళు నిర్ణయించింది ఆహ్, 5.34 అంటారు. ఇంతకు మిం "ఇంతకె అమ్మాలి" అంటారు. అంటే మా
ఆ! ఆహా! అవునవును. ఆ! ఆహా! అవునండి. నిజంగా. అవునండి. అంటే ఆ పైసల్లో గూడా మనకి చాలా లాస్ ఒస్తది నిజంగా.
లాస్ ఒస్తుంది. వాళ్ళు మార్జిన్స్ ఉండవు, పాపం. ఇంత ఖర్చు పెట్టిన దానికంతా కూడా మొత్తం సున్నా అయిపోతుంది. గుండు సున్నా అయిపోతుంది. ఆ! ఇంకోటి అప్పుల్లోకెళ్ళిపోతుంది.
ఆ! సున్నా అయిపోతది. నిజంగా. మనం అప్పుల్లోకి పోవడం జరుగుతుంది. ఆ స అంటే, డిసిషన్స్ గూడా కరెక్ట్‌గా తీసుకోవాలండి.
అది చాలా డేంజరస్ బిజినెస్ అండి. మ్ పౌల్ట్రీ అనేది. మామిడి ఇంకా కొంత వరకు పర్లేదు గాని, మామిడిలో పెద్దగా మరి ఎక్కువ ఆశించిన ఫలితాలుండవు.
ఆహా! ఓకే.
ఆ! పెద్దగా ఏదో ఒచ్చేస్తుంది. ఆహ్, పెద్దగా రి రిటర్న్సోస్తాయి అంటే లేదు. ఏదో పాపం పేదవాళ్ళు, వాళ్ళు ఏదో ఒకటి చేయాలి కదా! అని
ఆ! అంటే మీరన్నట్టుగా, ఇప్పుడు ఈ బిజినెసుల్లో ఎటువంటి డిసిషన్ తీసుకుంటే ఇప్పుడు అసలు ప్రజలకున్న ప్రైసులు గానివ్వండి, లేదంటే ఇప్పుడు ఆ పంటకొచ్చే దిగుబడి ప్రైస్‌లు గావ్వండి, యావరేజ్‌గా అసలు ఎటువంటి డిసిషన్ తీసుకోవాలనుకుంటారండి?